హుహుహు. అవును. అది మెయిన్ అండి అసలా. ఫోన్ వల్లే కదా! ప్రశాంతతనేది ఉండకుండా పోయిద్ది. ఆ! అవును. హ్మ్.
ఆ! ఆ! ఆహ్, హ్మ్, ఆమె చెప్పేవి అసలు కొన్నైతే ఈజీవే. ఇదివరకు నేను చేయగలిగేదాన్ని. అసలిప్పుడు ఆహ్, హ్మ్, ఆ మజిల్‌ న్ అంటే, కండరాల్ని కదపాలన్నా ఎంత క కష్టం అయిపోయిందా అన్నట్టు అనిపించిందన్నమాట. <chuckles>
అయ్యో! ఓకే. ఓకే. అంటే ఏంటంటే, మనకి మెడిటేషన్ ఏమి లేదు. మరి బ హౌస్ వైఫ్ అని చెప్పారు. సో, క్ నిజంగానే అక్కడక్కడ వరకు పనులు చేసుకోవడం వల్ల ఏంటంటే, మన బాడీ అసలు సపోర్ట్ చేయదు వాటికి. సో, మీ అంటే మీ ఫస్ట్ డే ఎలా అనిపించింది ఈ వ్యాయామం చేసేటప్పుడు ఫస్ట్ డే ఉంటుంది కదా! సో, అప్పుడు?
ఆ! హ్మ్. అవును. అవును. ఆ! వ ఫస్ట్ డేనే వ్యాయామం చ్ అదే ఆహ్, ఈ యోగ క్లాస్ అంటే శ్వాస మీద ఆహ్, బ్రీత్ ఆహ్, ఆ! ధ్యాస కాదు. అంటే యా లోపలికి తీసుకున్నప్పుడు, ఒ ఒకటి చేయాలి. వదిలేసి
ధ్యాస. అవును. హ్మ్. <chuckles> ఓకే. బ్రీతిన్, బ్రీత్ అవుటు హ్మ్. హ్మ్.
ఆ! వదిలేసినప్పుడు ఒకటి చేయాలన్నమాట. ఆహ్, అది ఆ కాన్సంట్రేషన్ నాకు రావడానికే చాలా సేపు పట్టిందన్నమాట. ఆ రోజు ఆల్‌మోస్ట్ ఆహ్, గంట సేపు క్లాసయితే ఆహ్, ఒక అర్ అర్ధగంట నాకు ఆహ్, 2 పనులు చేయాలి కదా! ఆహ్, యే లోపలికి తీసుకుంటున్నప్పుడు ముందుకు బెండ్ కావాలి. ఆహ్, బయటకొదిలేసినప్పుడు పైకి లేవాలి అనుకోండి. అది నాకు ఆహ్, ఆహ్, చాలా కష్టమైందనమాట ఆ 2 కలిపి చేయడం.
ఓకే. ఓకే. హ్మ్. అవును. అవును. అయ్యో! గే అవ్ అంటే హ్మ్, ఎంత టైమ్ పట్టిందండి మీకు? ఇప్పుడు చాలా టైమ్ పట్టిందనన్నారుగా. ఎంత టైమ్ పట్టింది?
హ్మ్. ఆ! ఒక ఒక అర అరగంట ఈజీగా పట్టిందన్నమాట. హాయమ్ ఆ! హ్మ్.
అయ్యో! ఓకె.
అది కూడా నా నా ఏజ్ వాళ్ళు, నాకన్నా కొంచెం చిన్న ఏజ్ వాళ్ళున్నారు. వాళ్ళు చక్కగా చ్ ఆ! కొంచెం ఈ ఆహ్, హ్మ్, చల్ చలాకీగా ఈజీగా చేసేస్తన్నారన్నమాట. నాకి నేనే నేనెంత కష్టపడుతున్నానో.
అవును. హ్మ్. అవును. అంటే, అంటే స్టార్టింగ్ కదా! స్టార్టింగ్ కదా! అలాగే ఉంటుంది లేండి. మరిక్కడ మీరు చూస్తున్నట్టయితే కొన్ని బిజీ డేస్ కూడా ఉంటాయి. అంటే ఆఫీస్‌కి వెళ్ళడం, లేదు అంటే ఏదైనా ట్రిప్‌కి ప్లాన్ చేసినప్పుడు, సో, కంపల్సరీ‌గా ఈ మెడిటేషన్ అనేది స్కిప్ అవుతుంది. సో, ఆ టైమ్‌లో ఎలా అనిపిస్తుంది మీకు? డే అంతా ఎలా గడుస్తుంది?
ఆ! అవునవును. అవును. హ్మ్. అవును.

అదేంటి, అలా ఎలా ముక్కుకి అంటే, నోరు కూడా మూసేసే ఉంటది గదా! నిజంగానే వెళ్ళిద్దంటారండి?
అవును. ఆ! మనకు అనిపిస్తుంది. అప్పుడు సడెన్‌గా మన చెవులు ఒక్కొక్కసారి, ఆహ్, ఈ చలికాలానికి చెవులు మూసుకుపోయి ఉంటాయి కదా! అవి ఓపెన్ అవుతాయి గూడా, చాలా బా అనిపిస్తదది, మనకు తెలుస్తది అది వెంటనే. ఆ!
ఓకే. అవును. అవును. ఓహో! ఓకే. అంటే, ఇంకేమన్నా ఉందా? ఇంకొక ఎక్‌సర్సైజ్ ఏమన్నా ఉందా?
ఇ అది ఇదేంటంటే, సైనసైటిస్ కని చెప్పారు. ఈ మధ్య ఆహ్, చలికాలం కదా! ఎక్కువ సైనస్ వొస్తది కదా! అందుకని, ఇవి చేపిస్తున్నారన్నమాట. ఆ!
అవును. అవును. అవును నిజంగానే, ఈ సైనస్ వల్ల ఏంటంటే, చాలా ప్రాబ్లమ్సే వొస్తున్నాయి ప్రతి ఒక్కరికి. అవును, నిజంగానే ఇది అయితే బావుందండి. మా అంటే, మా మా వాళ్ళకి కంపల్సరీగా నేనైతే ఇది చెప్తానన్నమాట. ఈ సైనస్ టెక్నిక్ అనేది, కంపల్సరీగా చెప్తాను ఇదైతే. ఇంకొకటేమన్నా ఉందా నాతో పంచుకునేది? ఇంకొక బెస్ట్ అనిపించింది, మీకు బెస్ట్ అనిపించింది ఎక్‌సర్సైజ్?
ఆ! హ్మ్. హ్మ్. <laughs> ఆ! ఆహా! ఇంకా బెస్ట్ అనిపించిందంటే! నాకు గుర్తు రాట్లేదు కానీ, ఆ! హ్మ్.
ఓకే. ఓకే. పర్లేదండి అంటే, మెడిటేషన్ గురించి చాలా అంటే చాలా చక్కగా వివరించారు. ఈ రోజుల్లో కూడా మెడిటేషన్ చేసేవాళ్ళు చాలా తక్కువన్నమాట. ఎక్కువగా జిమ్‌కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. సో, మీరు మీ వేలో అంటే, ఆన్‌లైన్‌గా చూసారు. ఆన్‌లైన్‌లో ఉన్న మిస్టేక్స్ కానివ్వండి, హ్మ్.
ఆ! హుహు. ఏదైనా, ఒకవేళ ఆన్‌లైన్‌లో తీసుకున్న లేదంటే, డైరెక్ట్‌గా ఎళ్లి నేర్చుకున్న, ఏదైనా మానేయకుండా ఒక 6 నెలల, కనీసం 6 నెలలు అని ఏదైనా అంటారు. 6 నెలలు చేసామంటే, ఇంక అది మన ఆహ్, లైఫ్‌స్టైల్ అయిపోతది. ఆ!
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును 6 మంత్స్. ఇంగా డైలీ రోటినయిపోతుంది. హ్మ్. అవును డైలీ రోటినయిపోతుంది, అది చేయకుండా ఉండలేము ఎవరు కూడా. ఒకవేళ కంటిన్యూ అయితే గనుక.
ఆ! 6 నెలలు, ఆ! ఏది ఇది ఆ ఈ 6 నెలలు ఏదైతే ఉందో, 6 నెలలు ఖచ్చితంగా చేస్తే మనకి ఇంకా బాగా, మంచి ఆహ్, రిజల్ట్స్ వొస్తాయి.
హ్మ్.

ఓకే. 1 వీకే అయిందా? ఓకే. ఓకే అండి. నాకు తెలీదు గదా! మరిక్కడ చూస్తున్నట్టయితే గనుక మీ రొటీన్‌లో ఏమన్నా చేంజొచ్చిందా?
<chuckles> ఆ! ఆహా! ఆ! రొటీన్‌లో అంటే ఆ! కొంచెం టెన్షన్ ఉండేది. <smacks lips> అంటే మనం ఒక్కొక్కసారి చిన్న చిన్న వాటికే ఆహ్, హ్మ్, ఆహ్, అమ్మో! నేను ఇప్పుడు క్లాస్‌కెళ్తే ఆహ్, వంట చేయడం లేట్ అయిపోతదేమో! లేకపోతే పాపను తీసుకురావడం లేట్ అయితదేమో! ఈ టెన్షన్‌లన్నీ కొంచెం ఉంటాయి. మళ్ళా మధ్యాహ్నము ఏ సాయంత్రానికి ఏదో ఒకటి ప్రిపేర్ జేయాలి. ఇవన్నీ లేట్ అయిపోతాయేమో! అనవసరమేమో అనుకున్నా ఫస్ట్ నేను. కానీ మన హెల్త్‌ని మనం కాకపోతే ఎవరు చూసుకుంటాము అని తరువాత అనిపిచ్చిందన్న ఆ!
అంటే, వీటి వల్ల? హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్. అవును. అవును. అవును. అవును. అవును. అవును. ఓకే. హ్మ్. అంతే కదా! అవును. అవును. మరిక్కడ చూస్తున్నట్టయితే గనుక ఆహ్, బిజీ షెడ్యూల్‌ లోనే ఎలాగోలా మీరు వ్యాయామాలనేవి నెట్టుకుంటూ వస్తున్నారు కదా! ఆహ్, సో, ఈ ఈ ఇంట్లోనే మరి మీరు బయటికెళ్ళి చేసుకుంటున్నారవి. ఒక పర్సన్ చెప్తేనే మీరు చేసుకుంటున్నారు. మనకివి ఆన్‌లైన్‌లో గూడా అవైలబుల్‌గా ఉంటున్నాయి కదా? సో, మరివి ఎప్పుడూ ట్రై చేయలేదా? మీరే ఉండి ఇంట్లో మీ మెడిటేషన్‌ని మీరెప్పుడూ కంటిన్యూ చేసుకోలేదా?
హ్మ్. తర్వ్ హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. ఒకసారి చేశానండి. మా పాప పుట్టిన కొత్తలో అప్పుడు. ఆహ్, పాప చిన్నది గదా! నేను ఇంట్లోనే చేసుకుందామని, చేశాను. వాళ్ళకి డబ్బులు పే చేశాను. ఆ తరువాత ఎట్లా అయిపోయిందంటే నేను క్లాస్‌కి ఏదో పెద్ద రెగ్యులర్ స్టూడెంట్‌లాగా లాగిన్ అయితే అయ్యేదాన్ని. ఆహ్, అంటే మీటింగ్‌లు ఎటన్ మీటింగ్‌లోకెళ్ళేదాన్ని ఆహ్, మ్యూటు, వీడియో ఆఫ్ నా ఇష్టం నేను ఏదో ఒకటి చేసుకుంటుండేదాన్నన్నమాట. ఒక్కొక్క
ఓకె. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. <chuckles> ఓకే. ఆ! ఓకే. ఓకే. <chuckles> అంటే ఇక తెలీదు గదా! వాళ్ళకి. ఆ! మనమేం చేస్తున్నామనేదే తెలీదు.
అవును. ఒక్కొక్క రోజు హా! ఒక్కొక్క రోజు కుదిరేది. ఒక్కొక్క రోజు కుదరదు. ఆహ్, పాప చిన్నది కదా! అట్లా అని ఇంకా అట్లా నేను కూడా ఆహ్, ఆహ్, ఫస్ట్ నిజంగా కొన్ని రోజులైతే అట్లా అవ్వకుండుండేది. తరువాతేంటి అదొక సాకు అయిపోయింది అన్నమాట. నేను క్లాస్ అటెండ్ అవ్వకుండుండడానికి ఆహ్, అదొక సాకైపోయింది. తరువాత నేను అనుకున్నానన్నమాట ఇలా ఆన్‌లైన్‌లో ట్రై చేయడం గూడా వేస్ట్ మనకే హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. అవును. ఓకే. అంటే హ్మ్. చెప్పండి. ఓకే.
హా!
నేనిప్పుడే ఇద్ ఇదే అందామనుకున్నానండి. ఏంటంటే ఇప్పుడు మన ఆన్‌లైన్‌కి, ఆఫ్‌లైన్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది గదా! ఆహ్, సో అందులో చూసిన పాజిటివ్ ఏంటి? ఇందులో చూసిన పాజిటివ్ ఏంటి నెగెటివ్ ఏంటసలు మెయిన్‌గా?
హ్మ్. అవునవును. మనము
అండ్ ఆఫ్‌లైన్‌కి ఆహ్, ఆన్‌లైన్‌కి.

ఆ! ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఉంటారు కదండీ! వాళ్ళకి మనం ఆన్‌లైన్‌లో క్లాస్ పెట్టామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? కాసేపు ఆహ్, క్లాస్ వింటున్నట్టు చేస్తారు, పక్కన ఇంకోటేదో టాబ్ ఓపెన్ చేస్తారు, ఇంకోటేదో ఆడుకుంటారు, ఇంకోటి అంటే మన మైండ్ మ కోతి లాంటిది అంటారు. మన ఎవరైనా <chuckles> మనల్ని ఎవరైనా ఆ!
హ్మ్. అవును. హ్మ్. అవును. అవును. అయ్యో! ఓకే. అవును, అవును. అది నిజమే అండి. హ్మ్. అది నిజమే హ్మ్.
మనల్ని ఎవరైనా చూస్తున్నారు అనే ఇది ఉంటేనే, మనం ఆహ్, స్ట్రిక్ట్‌గా అది చేస్తాం. లేదంటే ఆమె మనల్ని చూడట్లేదు. మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని అని ఉంటే మనం ఇంకొకలాగా బిహేవ్ చేస్తాం. అదే యాక్చువల్‌గా మనము.
హ్మ్. అవును. హుహు. ఓకే. అవును నిజంగా. ఇదంటే చాలా బాగా చెప్పారన్నమాట. సో మరేంటి ఇందులో పాజిటివ్ గాని, ఆహ్, అంటే నెగెటివ్‌ గాని, నెగెటివ్ ఏంటసలు మెయిన్‌గా?
ఆ! హ్మ్. ఆన్‌లైన్‌లోనా?
హ్మ్. అవును.
ఆన్‌లైన్‌లో మనము ఆహ్, అంత ఆహ్, ని అంత కాన్సంట్రేటెడ్‌గా చేయలేము, నిబద్దతగా చేయలేము. ఎందుకంటే, మనల్ని ఎవరు చూడట్లేదు అని మనకు తెలుసు కాబట్టి ఆహ్, ఆహ్, మనము అప్పుడప్పుడు చేస్తాము, అప్పుడప్పుడు చేయము. వాళ్ళు చెప్పింది మనం చేయగలుగుతాము ఒక్కొక్కసారి చేయలేకపోతాం. లేదంటే వాళ్ళు ఆహ్, మనం ఆహ్, కాళ్ళు ఎత్తడం 90 డిగ్రీస్ అంటే మనం నిజంగా అట్లా స్ట్రెయిట్ లైన్‌లో పెట్ ఆ! పెట్టామో లేదో మనకి తెలీదు. కానీ మనం పెట్టామనే అనుకుంటాం. ఎవరైనా మన ముందుండి "నువ్వు చేసింది తప్పు" అని చెప్తేనే కదా! మనకర్థమవుతుంది. ఆ! హ్మ్. అందుకని నాకెందుకో ఆన్‌లైన్‌లో కన్నా ఇట్లా డైరెక్ట్‌గా వెళ్లి ఆహ్, అట్లీస్ట్ మనకి ఒక మన్ మన మీద మనకు కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు ఆహ్, ఇట్లా వెళ్ళి నేర్చుకో పక్కన టీచర్ ముందు కూర్చొని నేర్చుకోవడమే మంచిదని నా అభిప్రాయం.
కాన్సంట్రేషన్ అనేది ఉండదు. హ్మ్. అవునండి. అవును. హ్మ్. అవును. అవును. హ్మ్. ఎత్తలేము. అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అంతే కదా! నిజంగానే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.